అంటే రోజు ప్రాక్టీస్ అంటే కాదు. ఇప్పుడు కాలేజులో ఏదన్నా ఆహ్, ఇలా ఫెస్టులని జెప్పి జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి. అలాంటప్పుడేంటంటే కొంతమందికేమో చాలా సిగ్గు. "అమ్మో! నేను వెయ్యను. నా వల్ల కాదు" అని జెప్పంటారు. నాకైతే అస్సలు సిగ్గనేది ఉండదనమాట. వెయ్యడమంకటే వెయడమే ఉన్నట్టు. ఆళ్ళేమనుకుంటారు? వీళ్ళేమనుకుంటారు తప్పేస్తానా ఒప్పేస్తానాని ఇవన్నీ హ్మ్.
హ్మ్. అవునవును. హ్మ్. <giggles> ఓకే. ఓకేే. మనం మనం చూసుకోవాలి. వాళ్ళు వీళ్ళు అనుకోవడం గాకుండా. అంతేనా?
అసలు ఏంటో అర్థం గాదండీ! ఈ పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు గూడా గానివ్వండి, ఎంతసేపు పక్కనోళ్ళతో పోల్చుకోవడము, అదని చెప్పి, ఇదని చెప్పి ఒక పేరెంట్సేమో ఒకటే నస. వాళ్ళబ్బాయికి అదొచ్చింది, వీళ్ళబ్బాయికిదొచ్చింది నీకేమొచ్చింది?
హ్మ్. ఓకే. ఓహ్! మీకు గూడ ఉందా అట్లాంటివి ఇంట్లో? సుప్రభాతము.
అయ్యో! ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారండి ఖచ్చితంగా ఇలాంటివైతే. వ అంటే చదువు విషయంలోనే గాదు, వేరే విషయంలో గూడా. మా అమ్మగారైతే అదిగో వ "పక్కనింటి వాళ్ళ అమ్మాయి చూడు పొద్దున్నే 4కి లెగుస్తది. 6కి లెగిసి ముగ్గేస్తది, 6కి బయటూడ్చి, నువ్వు 10కి లెగుస్తున్నావు" అని జెప్పి అంటుంది నన్ను. అమ్మ నువ్వెళ్ళి చూస్తున్నావా వాళ్ళింట్లో? అంటా.
<giggles> ఓకే. అంటే మీకు కాలేజుంటదిగా! పదింటకెట్ల లేస్తారండి మీరు?
అయ్యో! సండే రోజండి, సండే రోజు. సండే రోజు కూడా మా అమ్మగారికి 10కి లెగిస్తే తప్పే.
ఓకే. ఓకే. <giggles>
ఇంకా నార్మల్ సమయంలో అంటే అసలు కుదరదండి. ఇంకా ఏం చేస్తాము? మార్నింగ్ లెగిసి తొందర తొందర లెగవటమనేది పెద్ద టాస్క్ అనమాట మాకు. నిద్రపోవటం ఒక హాబీ లాంటిది. <chuckles>
హ్మ్. ఓకే. ఓకే. అంటే నైట్ ఏ టైంకి పడుకుంటారు?
ఇగా ఆహ్, ఇష్ ఆహ్, ఈ క్వషన్‌కి ఆన్సర్ చెప్పలేమండి అసలు మేమైతే.
<giggles> నైట్. ఓహో! అందుకని మీరు లేట్‌గా లేస్తున్నారని జెప్పాలి అమ్మకి అప్పుడు.
<chuckles> అయ్యో! ఫోన్లన్నీ లాగేసుకుంటారలా చెప్పుతే ఇంకేమన్నా ఉందా? ఏ అసలు ఛాన్స్ అనేది లేదు. అయ్య! అసలు ముఖ్యంగా ప్రత్తి ఒక్క స్టూడెంట్‌కి ఉండే హాబీ నిద్ర చెప్పాలంటే.
ఓకే. అదేలెండి. ఆ! హ్మ్. ఓకే. నిద్రనే హాబీ అంటారా? ఓకే.
నిజ్జంగా అండి. నేను నేను దగ్గర దగ్గరగా ఆల్మోస్ట్ 20, 30 మందికి చెప్పాను, "నీ హాబీ ఏంటంటే పడుకోవట" అని చెప్పి ఫస్ట్‌లో.
<chuckles> చాలా వింతగా
కోపం అనేదొక అదృష్టమండి. ఇప్పుడు హాబీ అని ఎందుకు పెట్టుకుంటాము? మనకి దాని గురించి చాలా ఎక్కువ నచ్చింది. అది చేయాలి చేయాలి అనిపిస్తే కదా! హాబీ అనుకుంటాము. మరి నిద్ర కూడా అంతే అండి. నాకు చాలా నచ్చుతుంది. నాకదే చేయాలనిపిస్తుంది.
మీ హాబీ. అవును. అవును. నిజంగాను. హ్మ్. నిజంగా అండి. మీరు చెప్పింది నిద్రపోవడం గూడా ఒక అదృష్టమని. ఎందుకంటే మనం వార్తల్లో వీటిలో చూస్తాము. అందరి ఎందుకు డాక్టర్స్ దగ్గరికి పేషెంట్స్ నాకు నిద్ర పట్టట్లేదని వచ్చే పేషెంట్స్ ఎంతమందో ఉంటారు?
అవును. అవునండి. నిద్ర రావట్లేదని చెప్పంటారు. చాలామంది నాకు దిష్టి కూడా పెడుతున్నారు. నువ్వేంటలా నిద్రపోతున్నావు? నాకస్సలు నిద్రే రావట్లేదని. నాకు భయం కూడా అవుతుందండి. ఇలా పెట్టడం వల్ల నా నిద్ర ఎక్కడ పోతుందో అని.
అయ్ భయమెందుకు అది హాబీ అయిపోయిిందిందని జెప్తున్నారు గదా! ఇంకెందుకు భయం?
ఈ ఎంత హాబీయో, ఇప్పుడంటారు గదండీ! ఆహ్, దిష్టి పెడితే ఆహ్, జరమొచ్చేసిద్ది. ఇప్పుడు జుట్టుని చూసి ఎవరైనా దిష్టి పెట్టారనుకో అమ్మో! నా జుట్టంతా ఊడిపోతుంది అన్నట్టెలా అనుకుంటారు? సేమ్ అలానే నా నిద్ర మీద కూడా దిష్టి పెడితే, నాకెక్కడ నిద్ర పట్టదో అని చెప్పి నేను చాలా రోజులు ఆలోచిచ్చిన రోజు ఆలోచిచ్చాను కూడా అలా.
అబ్బో! ఇట్లాంటియన్నీ నమ్ముతారనమాటయితే.